అవును. అప్పుడు బాధపడ్డామండి. అయితే, తర్వాత ఆహ్, ఏమైందంటే తర్వాత మళ్ళీనీ, ఎక్కువుగా నేను ఇంట్లోనండి మాకు గొడవలు, మా అక్క వాళ్ళతో నాకెక్కువు గొడవలు జరుగుతయండి. ఒక్క రోజులో
అంటే సరదా గొడలు గొడవలా? అల్లరి అల్లరి చేస్తూ ఆడుకుంటూ ఉంటన్నప్పుడు
ఆ! స్ సరదా గొడవలే సీరియస్‌గెళ్ళిపోతయండి.
అవునా? మీ అక్కతోనా?
ఆ! హ్మ్. అవునండి. ఇద్దరక్కలున్నారండి. ఇద్దరక్కలతోటి నాకు గొడవలయిపోయేయండి.
అసలు మరిది ఒకే ఒక తమ్ముడు, ఇద్దరక్కలంటే చాలా గారంగా, ముద్దుగా చూస్తారేమో.
అయ్ <smacks lips> అంటే, ఆళ్ళు చూస్తారండి, కానీ ఏంటంటే, ఏ ప్రతీది నాతో పోటీగుంటారండి.
ఓహో! అయితే, అమ్మాయిలూ వాళ్ళకి ప్రిఫరెన్సివ్వాలి అలాగనా ఏంటి?
అంటే ఆహ్, ఎహా! ఏంటంటే, మమ్మేంటి నన్ను బాగా చూసుకుంటారు. మా నాన్నగారంటే వాళ్ళను బా చూసుకుంటారండి. ఆహ్, ఆళ్ళేంటొ వాళ్
అంతే కదా మరీ. ఆహ్, సాధారణంగా అమ్మాయిలనేమో నాన్న దగ్గరికి చేరతారు. అబ్బాయిలేమో అమ్మ దగ్గరకి చేరతారు. ఏ ఇంట్లో అయినా సాధారణంగా ఉండే విషయమే గదా!
అవునండి. అయితే, మాకు గొడవలు ఏదన్నా, ఏదన్ ఇంట్లోనే ఏదన్నా తినే దెగ్గర గానీ, హ్మ్, పడుకునే దెగ్గర గానీ, ఇలాంటి దెగ్గర మాకు గొడవలెక్కువొచ్చేస్తాయండి.
ఓహో! గొడవలొచ్చినప్పుడూ మీకూ అమ్మ సపోర్ట్ చె ఆహ్, అమ్మ సపోర్ట్ చేస్తే, అక్కయ్యలకేమో నాన్నగారు సపోర్ట్ చేసేవారనమాట.
అవునండి. అవును. ఇలాగ గొడవలొచ్చేస్తాయండి. ఆ గొడవలు, గొడవలు ఆహ్, చాలా ఎలాగంటె కొట్టుకునే వరకెళ్ళిపోయాయండి. కొట్టుకున్నావైపయి. యెళ్ళిపోయిన తర్వాత మళ్ళాడ మళ్ళీ మాట్లాడేసుకున్నాం. ఉప్పుడు మా అక్కవాళ్ళకి అందరికిని ఎలాగంటండీ, ఆ ఇది ఒక ఫన్నీగుంటదండి మీకు చెప్తే. ఉప్పుడు పెళ్లయిపోయి వాళ్ళెళ్ళిపోయారండి. వెళ్ళిపోతే ఏదో మనస్పర్ధాలొచ్చి, అదే ఏదోటి మనం మ ఉప్పుడుకు కూడా మేవూ కొ ఆహ్, గొడవలు పడతానే ఉంటావండి మా అక్క వాళ్ళతోటి. ఫోన్లు చేసుకుంటే ఎక్కువ మేము మాట్లాడుకోవండి, గొడవలే ఉంటాయండి మాకు.
అయ్యయ్యో! ఆహా! <giggles> సరదా గొడవలనమాట.
ఆ! ఆ సరదా గొడవల్లోనే ఒక్కోసారీ సీరియస్‌గ ఏమైందంటెండి, నువ్వు మా ఇంటికి రాకు, నేను మీ ఇంటికి రానన్నంతలాగెళ్ళిపోయినియండి ఆ గొడవలు.
అయ్యబాబోయ్! అంతవరుకూనా?
ఆ! వెళ్ళిపోయినియండి. వెళ్ళిపోతే ఇదీ మా నాన్నగారు, మా అమ్మగారు చూసి ఏవే, వీళ్ళింతలా మాట్లాడేసుకుంటన్నారో, ఏమైపోద్ది, ఏమైపోద్దనింకా వీళ్ళలాగనుకున్నారండి. నేనూ అంతే
అవును. వాళ్ళకి టెన్షనే గదా! అమ్మాయిక్కడికి రాపోయినా, పాపం కూతురు ఇంటికి రాలేదంటే ఎంత టెన్షనుంటుంది అమ్మ, నాన్నకి.
అవునండి. ఎల్లవంటే ఇంక ఈగ్గళ్ళు కలవరన్నట్టుగా ఫీలయిపోయారండి వాళ్ళు. ఆవిడిక్కడికి రాదు. తర్వాత...
అయ్యయ్యో! మరి సద్దుకున్నారాయా వెంటనే?
తర్వాత నేనూ 2 రోజులూ తర్వాత నేను, అదే ఊరి మీద, మా అక్క వాళ్ళ ఊరి మీద వెళ్తన్నానండి, ఏదో జాబ్ పని మీద. అప్పుడు మా అక్కన్నది ఫోన్ చె ఫోన్ జేసి ఫోన్ జేసి, ఇంటికి రారా భోంచెయడానికి అన్నదండి.
ఆహా! మరి వెళ్ళారా వాళ్ళింటికి? ఆ! మరి పిలిచింది గూడానక్కా.

అవునండి. అవును. తర్వాత నేనొకా 12 సంవత్సరాలున్నప్పుడు ఆహ్, వేరే ఫ్రెండండి, వేరే ఫ్రెండతో చ్ గొడవ కాదండి, చిన్న మనస్పర్ధాలొచ్చినియి. ఎలాగంటెండి, వాళ్ళింట్లో ఒక ఫంక్షన్ జరిగిందండి. వాడు నన్ను ఇన్వైట్ చెయలేదు. ఇన్వైట్ చెయలేదూ, వ నేనూ ఇన్వైట్ చెయలేదని నేనెళ్ళడం మానేశానండి. వాడు నా మీదకూ కోపంగా ఉన్నాడు. ఎందుకనంటే, నేను వాడికి చెప్పాల, ఆహ్, ఆడూ చెప్తేనే రావాలా
హుహు. అది నేను పిలవాలేంటి, నువ్వు నాకంత క్లోజు, నువ్వు రావక్కర్లేదా? అని కోపమొచ్చిందా అతనికి.
అవునండి. అవునండి. ఇలాగ మాకూ గోవ్ జరిగిందండి. ఇలా జరిగితే
అంటే, మీరు పిలుస్తారని మీరు, పిలవక్కర్లేపోయినా, మీరూ అంత నమ్మకవంత స్నేహం కాబట్టి, ఒచ్చేస్తారని అతను అనుకున్నారు.
అనుకున్నాం. ఇద్దరూం ఒక నమ్మకం మీదున్నామండి, కానిద్దరమూ వాడిని మె వాడాలోచన నేనూ గు అందుకోలేకపోయాను. నా ఆలోచన వాడందుగొ ఇద్దరం 1 మంత్ కొంచం డిషుం డిషుంగానే ఉన్నదండి. తర్వాత ఏదో సందర్భంలో ఇలాగ కలిస్తే, అప్పుడు నిజాలు బయటికొచ్చినియండి.
అవునా! <giggles> అంటే, అప్పుడిల్ అయితే ఇలా అయిందని, తర్వాత నాలునెల్ల వరకు తెలుసుకోలేదు మీరు మాట్లాడుకోపోడం వల్ల. అదే మీరు వెంటనే మాట్లాడుకునుంటే, అప్పుడే తెలిసిపోయేది గదా! అప్పుడు అనిపిచ్చిందా, అయ్యో! మనం ముందరే మాట్లాడుకొనుండవలసింది, జరిగిందేంటో ఇద్దరికీ అర్థవయ్యేది అనప్పుడు బాధపడ్డారా?
అవునండి. లేదండి. లేదండి. అయితే తర్వాత అవునండవును. అవునండి.